అయ్యో! నేను బాగా కనిపెడతానండి తప్పు చేశారని. కొంతమంది‌లో ఒక్ వ వ్యక్తులు జూస్తే వాళ్ళ అంటే, వాళ్ళా వే ఆఫ్ బిహేవియరే అలాగే ఉంటుదనమాట. అంటే, మా ఎప్పుడు మనవేవన్నా వడుగుతున్నావంటే ఆహ్, పక్కకు జూసి సమాధానం చెప్పడం. అంటే, ఇటీవల కాలేజ్, స్కూ ఆహ్, ఒక స్కూల్‌కేళ్ళాను నేను. అక్కడ టీచర్‌తో మాట్లాడతంటే, <smacks lips> ఆమెని నేను కొన్ని కొషన్సడుగుతున్నాను. "మీరెందుకు బుక్సూ కరెక్షన్ చెయ్యట్లేదు? మీరెందుకూ ఆహ్, అంటే బె డైరీ ఎందుకు చూడట్లేదు సరిగ్గా? పిల్లలూ డైరీ రాయికపోయిన ఎందుకు ఫాలో అప్ చెయ్యట్లేదు మీరనడిగితే," ఆమె సమాధానం నా మొహం, కళ్ళు జూసి చెప్పట్లేదు. పక్కకి తిరిగి జూసి చెప్తంది. అదే. ఆ!
హుహు. హ్మ్. హ్మ్. ఓకే. <laughs> అయ్యో! అంటే, ఆమె అర్థమైపోయిందామేమో జేషింది అని.
ఆ! <chuckles> ఆమె అర్థమైపోయింది. అంటే, ఆమె మీద ఆమెకు నమ్మకం లేదు, ఆమె తప్పు చేస్తంది. ఆవంటే ఆమె ఏదీ పట్టిచ్చుకోవట్లేదు పిల్లల గురించి. ఏవన్నా పిల్లలెళ్ళి కంప్లెయింటిచ్చినా గానీ, ఆమె పట్టిచ్చుకోవట్లేదు. అంటే, మనం పిల్లలిదే తప్పని చెప్పి చూస్తూ ఉంటాం మనం. పిల్లలు తప్పు గాదు, ఆడ పిల్లలు ఇక్కడ టీచర్స్ బావుంటే పిల్లలు గూడా, పిల్లలు తప్పున్నా పేరెంట్స్ మందలిస్తారు. ఇంక టీచర్ల పద్ధతే బాగోతే పిల్లలని మనమేం మందలిస్తాం. ఆగ్ హ్మ్.
ఓకే. అవునవును. ఆ! అవునండి. <chuckles> అదే. మీరు జెప్పింది నిజమే. అలా ఎప్పుడైనా మీరు గూడా వేరే వాళ్ళకి దొరికిపోయారా ఇట్లా చేసి? అంటే, ఇట్లా కొంచెం ఆహ్, ఆవేశపడి లేకపోతే ఏదైనా ఆ! మీరు కళ్ళతోనే వ వేరే వాళ్ళకి సంకేతాలిచ్చీ దొరికిపోయారా మళ్ళీ?
అయ్యో! నేను దొరికిపోతానండి. నేనైతే అసలు కళ్ళు గాదు గదా! నేనేవన్నా తప్పు జేసి చెప్ చేసి తప్పిచ్చుకుందావంటే, వాళ్ళు నా మొఖం కల్లి జూడగానే నేను నవ్వేస్తాను. అట్ల నేను దొరికిపోతాను. అందుకని నేనంత తొందరగా తప్పు చెయ్యను. ఒకాళ చేసిన వెంటనే, నేను నా నోటితోనే నేనే చెప్పేస్తాను, నేనిది జేశానింట్లో అని. అంటే, చిలిపి చిలిపియే ఉంటాయి. పెద్ద తప్పులంటే మనిళ్ళలోనే ఆ! ఏదైనా పాడు జే ఆ! ఆ! ఆట పట్టీటం, ఏదైనా పడేయటము, చేతులు జారి పగలగొడతావుంటాం ఇంగింట్లో ఎట్లాగా. అలాంటి సమయాలల్లోనే మేవు కొంచెం మాయి అలాంటియీ ఇంగ తెలిసిపోయిద్ది కళ్ళు. ఇంగ నేను చూడకూడదని పక్కకెళ్ళిపోతా వాళ్ళు నా మొఖం‌ కల్లి జూడకూడదని.
హ్మ్. అయ్యో! హుహు. అదే. ఓన్లీ చిన్న చిన్నవే ఇంక. ఏదో ఆట పట్టియ్యడానికి. ఆ! <laughs> ఓకే. అవునవును. హ్మ్. ఆ! అవునండి. ఓకే. చాలా బా జెప్పారండి. అసలు కళ్ళతో సంభాషణను ఎలా చదవాలి, ఇంక మీరే విధంగా వాళ్ళ బిహేవియర్ బట్టి, ఇంక వాళ్ళు చూసే విధానం బట్టీ, వాళ్ళే మూడ్‌లో ఉన్నారని ఎలా తెలుసుకుంటారో చాలా బా దెలిపారండి. చాలా బా జెప్పారసలు. ధన్యవాదాలండి.
అట్లుంటది. హ్మ్. ధన్యవాదాలండి. నాకు కూడా మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మరొకసారి మిమ్మల్ని కలవాలనుకుంటన్నాను. ధన్యవాదాలు.